అవునవును. తప్పకుండా జూసుకుంటానండి. పండగలకి, దేవుళ్ళకి కూడా నేను ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాను. కానీ, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితులలో ఇంకే చేసేదేం లేక వెళ్ళాల్సి ఒస్తుంది. పూజ జేసుకొని వెళ్తానన్నమాట. కాస్త లేట్‌గా, లేట్‌గా వెళ్తానన్నమాట అంతే.
హ్మ్. ఇస్తూ ఉంటారు. ఆఫీస్‌కి వెళ్ళాల్సి ఒస్తది. అప్పుడేం చేయలేము. హ్మ్. అంతే. అదొక సంతృప్తినిస్తది. కనీసం పూజన్న జేసా ఇంట్లో అన్నట్టుగా. ఓకే. ఓకే. చాలా చక్కగా వివరించారండి. ఫ్యామిలీని, కెరీర్‌ని ఎట్లా మేనేజ్ జేసుకోవాలి? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఏ సమయంలో ఎట్లాంటి డెసిషన్ దీసుకోవాలి? అనేవి చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడ్డం చాలా సంతోషంగా ఉంది.
హ్మ్. అవును. హ్మ్. అవును అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నాకు కూడా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.
హుహు. ధన్యవాదాలు.